ఆ! ఇష్టం లేకా కాదు, ఏమీ కాదు. కాకపోతే, కొంచెం చిన్న వయసు. తర్వాతేమో, అప్పడవరకు మనం ఒక రకమైనటువంటీ పద్ధతికలవాటు పడిపోయున్నాం కదా! ఎక్కడో ఫ్రెండ్స్‌తో అటు ఇటు తిరగటం, ఈయన్నిటికీ వ్ అటు ఇటు వెళ్ళటం, ఇలాంటి దానికి అలవాటు పడిపోయీ ఒక్కసారి సీట్‌లో కూర్చొని 8 గంటలు, 10 గంటలు పని జెయ్యాలనేటప్పటికి...
ఓకే. హ్మ్. అవును. నిజమే. పని జెయాలంటే కష్టమే కొంచెం.
కష్టంగా అనిపించేది. హ్మ్, కూర్చోబుద్ధయ్యేదే కాదు.
నిజమే.
కొంచెం ఇంట్రస్ట్ కూడా జ్
అందరితోని మాటలు, మాటలు, ఎక్కువగా మాటలు. పక్కనెవరన్నుంటే వాళ్ళతోని మాట్లాడడం, ఊరికే మాట్లాడడం లేపోతే, టీ బ్రేక్ వెళ్తా ఉంటరు కొత్తవాళ్ళైతే కనక. అమ్మా! ఇంత సేపెలా గూసుంటరని జెప్పేసి టీ ఒక టీ తాగొద్దం అనేసి వెళ్తూ ఉంటారు.
ఆ! ఆ! టీ బ్రేకు ఆహ్ అవునండి. ఆ! ఇంకోటేంటంటే, సాయంత్రం ఐదయ్యేటప్పుడుకీ లేచిపోడవనమాట. ఆఫీస్‌లో ఎంత పనుంది? ఏంటి? మన మీదెవరు ఆధారపడ్డారు? ఏమి ఇవేమి చూడకుండా, హ్మ్. పొద్దున్న 10 అంటే 11:00 రాటం. సాయంత్రం ఐదో గంట ఐదెప్పుడవుతుందా అని 4:50 నుంచి వాచ్‌కేసి చూస్తూ ఉండడం. ఆహ్, ఐదవ్వగానే గబగబా లేచి వ్ ఇప్పడులాగప్పుడూ ఇది లేదు కదా! పంచ్ అంటే మనా ఆహ్, హ్మ్, "దాన్నేమంటాం?" బ బయోమెట్రిక్, ఫింగర్ ప్రింటేదో అప్పుడు లేదు. మ్ మేవూరికే సంతకం పెట్టడం. పదకొండింటీకొచ్చి సంతకం పెట్టినా, నేనప్పుడే ఒచ్చినా అంటే అయిపోయేది. ఆ అప్పుడే ఎప్పుడే ఎవడికి తెలీ
అవును. హ్మ్. ఓకే. <laughs> ఓకే. యెస్. యెస్. ఫింగర్ ప్రింటనేది లేదు గాబట్టి అవును. నిజమే. పదింటికని రాయొచ్చందులో. పదకొండింటికొచ్చినా, పదింటికొచ్చినట్టు టైము ఇన్ను టైమ్ రావొచ్చు పదక్ పదింటికని చెప్పేసి
ఆ! అంటే, ఇ ఇన్ టైముండేది. క్ రాసేది కాదు. మ అప్పుడే ఒచ్చినా అనేవాళ్ళవంతే. "ఎప్పుడొచ్చినావోయి?" అంటే, అప్పుడే ఒచ్చిన సార్ అని. అప్పుడే అంటే, ఆ అప్పుడేకంతం లేదు, ఎప్పుడొస్తామో తెలీదు.
ఓకే. <laughs> ముందే అనమాట.
అది పదకొండా, పదా? అనేది టైమ్ చెప్పేవాళ్ళం కాదనమాట. ఆ! ఈ రకంగా ఉన్నప్పుడూ న్ మా నాన్నగారొకరోజు చెప్పారనమాట. ఆయనంటే యాక్చువల్‌గా ఆయన చాలా కష్టపడి పని చేసేటువంటి మనిషి. ఆయన చెప్పారు. "నువ్వూ ఇది వు ఇది నీకు అన్నం పెట్టేటువంటీ హ్మ్, ఉద్యోగం కాబట్టి, ఇది దేవుడుతో సమానంగా చూడాలి. తర్వాత దీనువ్వు కష్టపడి పని చెయ్యాలి. ఆహ్, హ్మ్, అలా ఆఫీస్‌కి లేటెళ్ళకూడదు," ఇలాంటివన్నీ చెప్పుకొస్తే సరే.
ఓకే. ఓకే. వృత్తి. హ్మ్. నిజమే. అవునండి. అయితే, సేమ్ ఇదే మాటనీ 'రజనీకాంత్' ఒక సినిమాలో చెప్తుంటాడనమాట. ఆహ్, ఏదంటే చంద్రముఖిలో ఒక సాంగుంటుంది. 'దేవుడా దేవుడా తిరుమల దేవుడా' అనుంటుంది. అందులేమొస్తుందంటే, వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్! రిపీట్టు అనుంటుందనమాట. సో, వృత్తి అనేది దైవంతో సమానం. మనకి కడుపు నింపుతుంది, మన అవసరాలు తీరుస్తుంది. అంటే, మనకు సంఘంలో గౌరవంగా జీవించే విధంగా నిలబెడుతుంది.
అవునండి. హ్మ్. ఆ! అవును. అవునండి. అవును. అవును.